ఆ! ఓకె, ఓకె, ఓకె.
అద్ అది ఎలాగంటే నేను ఇప్పుడు ఉ ఉంటదండి. ఈరోజు ఏదో కూర, కూర బాలేదంటారు. దాంట్లో ఏదో రావచ్చు. లేతే ఇయాల సరిగ్గా ఏదో క కడగలేదంటారు. దాంట్లో రావొచ్చు. ఇలా కొంచెం క్లీనింగ్ చేయలేదంటారు. దాంట్లో రావచ్చు. ఇంగ వ ఇలాగ ఏదో వండాలని పేరుకొండేసి పడేశారన్నట్టుగా ఉండొచ్చు. ఏదో ఒకటి వస్తదండి సమస్య అండి.
ఆ! ఆ! ఆ! ఆ! <chuckles> ఓకె. ఓకె. ఓకె.
అప్పుడు అసలైనదేంటంటే అండి, ఈ మధ్యవర్తికి అప్పుడు ఉంటాం కదండీ! వాళ్ళు ఈళ్ళు కూర్చొని మధ్యలో మాట్లాడుకున్నప్పుడు మనం ఉంటాం కదండీ, అప్పుడు నేనున్నప్పుడు...
ఆ! హ్మ్. ఆ!
ఎవ్వరి తరపున మాట్లాడాలి, ఎవరి తరపున మాట్లాడితే ఎవరు ఏ ఏ విధంగా అంటే సైలెంట్ అయిపోతామండి.
ఆ!
నేను సైలెంట్ అయిపోతా. సైలెంట్ అయిపోయిన తర్వాత ఇటు నా భార్య లేనప్పుడు ఏంటి, మా తల్లిదండ్రులు నన్ను తిడతారు.
ఆ! ఆ!
మా తల్లిదండ్రులేన్నాడు, నా భార్య నన్ను తిడతది. నువ్వు నాతో మా నా తరుపున రాలేదని. నువ్వు న్ మా పెళ్ళాని ఇలాగా వెనకేసుకొస్తున్నావని ఆళ్ళంటారు. అస్
హ్మ్. అవును. అవును. హ్మ్. అయితే సైలెంట్‌గున్నంత ఉత్తమం లేదంటారు.
అమ్మో! అది నాకైతే అది కానీ ఇంకోటండి ఇలాంటిదే పెద్ కొన్ని కొంతమంది గొడవలు పెద్దల దగ్గరికెళ్తయండి.
ఆ!
పెద్దల్లో కొంచెం తీర్పు తీర్చడానికి ఊరి పెద్దల్లోకి ఎళ్తారండి. అక్కడ అక్కడ కూడానండి వాళ్ళకి పెద్ద మనుషులు ఎవ్వరికి సంబంధం ఉండరండి. అయినా సరే ఆళ్ళు ఇలా న్యాయం చెప్పినప్పుడు, ఆళ్ళు ఇద్దరు వెళ్లి మాకు న్యాయం చేయండని ఎళ్తారండి.
హ్మ్. పెద్ద మనుషులు. హ్మ్. ఆ! ఆ!
నేను చూసింది చెప్తున్నానండి. ఈళ్ళెళ్తారు పెద్ద మనుషులు ఇలాగా ఉంది "మీరు నీది తప్పు, నువ్వు స అమ్మాయిని సరి చేసుకో అబ్బాయి నీది తప్పు నువ్వు ఇలా సరి చేసుకో. ఆహ్, వెళ్లి కాపురం చేసుకోండి" ఇలాగ అని చెప్తారండి.
అ! ఆ!
మళ్ళీ ఈళ్ళేంటారు చెప్పలేదు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నావేంటి? నువ్వు వాళ్ళకీ ఆహ్, ఫేవర్ చేస్తున్నావు ఇయ్యని మాట్లాడతారండి నేను చూసి చాలా
అచ్చచ్చో!
నేను చాలా ఆశ్చర్యపోతానండి. ఇయన్నీని ఎందుకంటే అదేంటి ఆయన ఇద్దరు మంచిగా ఉండి బతకమని చెప్తే, వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారేంటి? అసలు వివాదాలొచ్చినప్పుడు ఇంకోటండి నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను భార్య భర్తల గొడవల్లోకి అస్సలెళ్ళకూడదండి. తీర్పు తీర్చడం కాని, సర్ది చెప్పడం కోసం అస్సలు ఎళ్ళకూడదండి.
ఆ! హ్మ్. అ! ఆ! అవును. <chuckles> హ్మ్. తరువాత తరువాత వాళ్ళు మంచిగనే ఉంటారు. వీళ్ళు కంటయిపోతారు గదా!
ఇలా ఎళ్ళినోడు అయి అవునండి, అవును. ఇది నేను బాగా చూసానండి.
<giggles> ఆ!
ఆహ్, ఎందుకంటే పెద్ద పెద్ద గొడవలయిపోయి రోడ్డు మీదకొచ్చి కొట్టేసుకుంటారు. తర్వాత మళ్ళా
ఆ! మధ్యలో మాట్లాడడానికొస్తే మీ వల్లే అసలు గొడవ అయ్యింది మాకనేస్తారు. <chuckles>
అదే ఏదైనా తిట్టు మా బావగారిని. తిట్టిన తరువాత నెక్స్ట్ డే వాళ్ళు బీచ్‌కెళ్ళిపోయారండి.
అ! ఆ! <laughs>
మా అక్క, అను మా బావగారు బీచ్‌కెళ్ళిపోయారండి.
ఆ!

ఇప్పుడూ నాకు నా జీవితంలో చెప్తానండీ, అసలు నాకు జరిగిందయితే, నే నేను ఎవరి జీవితంలో జరగదనుకుంటానండి నేనైతే. నాకు పెళ్లయిందండి, నాకు పెళ్లయిన తర్వాత ఆహ్, య్ నా భార్యా మా ఇంటికొచ్చిన తర్వాత, కొన్ని సమస్యలొస్తయండి. ఎందుకంటే, కొత్తగా ఒచ్చిందీ. ఆవిడా ఆళ్ళ పుట్టింట్లో పెరిగినట్టుగే ఉంది. కానీ ఇక్కడా అలాగ కుదరదు. అత్తామామలుంటారు, పొద్దున్నే లెగాలి, చెయ్యాలనుంటది. మా వైఫ్ లెగ భార్య లెగకపోడం, తర్వాత ఈ చిన్న చిన్న సమస్యలు. "ఇంగో మీ నాన్నగారిలాగన్నారు, అమ్మగారిలాగన్నారు, నన్నిలాగంటన్నారు, నేనుండను, యెళ్ళిపోతాను." అంటే, వాళ్ళ తమ్
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవును. హ్మ్. హ్మ్. మధ్యలో మీరూ బలైపోయేవాళ్ళేమో గదా! ఇటు అమ్మా, నాన్న అటు వైఫ్, మధ్యలో మీరేమీ ఇ ఎవరికేం చెప్పాలి అనేది అర్థం కాదేమో గదా!
హ్మ్. అవునండి. ఏవుండేది కాదు. అప్పుడూ వి హ్మ్, అప్పుడు వాళ్ళ పేరెంట్స్ రాడం, మా పేరెంట్స్ ఉండం, మధ్యలో మాట్లాడుకోడం, నేనేంటో సైలెంట్‌గ కూర్చుంటం.
హ్మ్. ఆ! <laughs> ఏది చెప్పినా గూడా అప్పుడు ప్రాబ్లమే అవుతదీ. <chuckles> ఏంటి, కొత్తగా ఒచ్చిన వైఫ్‌ని సపోర్ట్ జేస్తున్నావా అని పేరెంట్సంటారు, పేరెంట్స్‌ని సపోర్ట్ చేస్తే వైఫంటే లెక్క లేదా అని వైఫంటది. ఎ ఎటూ బోయినా తిప్పలే అప్పుడు. ఆ! అప్పుడేం జేస్తారయితే?
<chuckles> ఎవ్వరి తరుపున నేను మాట్లాడలేదండి. ఏవ అవునండి. అస్సలండి. ఆ! ఇప్పుడికీనండి. ఇప్పుడికీ నాకు 4 సంవత్సరాలవుతుందండి, ఉప్పడికి సేమ్ ప్రాబ్లమండి నాకు. అదిక పరిష్కారమవ్వదండిక నాకు.
హ్మ్. <laughs>
నా జీవితంలో అది పరిష్కారమవ్వదని నేననుకుంటానండి. పరిష్కారం అవ్వంది ఏదైనా ఉందంటే, ఇటు వాళ్ళ తరుపున, ఈళ్ళ తరపున మాట్లాడలేనిదండి.
ఆ! ఆ! గర
ఎవ్వరు మాట్లాడినా వ్ వాళ్ళకే ఇబ్బందండి. ఆ! అప్పుడు, అప్పుడు నేన్
ఆ! అదే. అదే. అది కరక్టే, కానీ ఆహ్, వైఫ్ మార్నింగే లేవకపోడం, అది సమస్య అయితే, పిల్లలుంటారు కదా! పిల్లలొచ్చినప్పుడు, అప్పుడు తప్పకుండా ఆహ్, లేవాల్సొస్తది. పిల్లల కోసమైనా పొద్దున్నే లేచి, వాళ్ళు టిఫిను, అవి ఇవి వండాల్సొస్తది. అప్పుడు ఆ సమస్య ఆటోమేటిక్‌గా పరిష్కారం అయిపోయినట్టే గదా!
అవును. పిల్లలుంటారండి పిల్లలు. అవునండి. అవునను. అవునండి. ఆ! అదైపోతది అంటే, ఇక్కడ చూ ఫ్యామిలీ లైఫ్‌లో అదొక్కటే సమస్య కాదండి. ఏదైనా సమస్యే. కానండి <giggles> అది ఒ ఒక మంచి చేసినా సమస్యేనండీ, ఒక చెడు చేసినా అది సమస్యే. అయితే, ఆహ్, ఆహ్, ఒ ఉ ఆహ్, అంటే, ఫ్యామిలీ విషయంలో ఒక ద పర్టిక్యులర్‌గా దీంట్లోనే వస్తదని మనం చెప్పలేమండది. నేను నాకున్న అనుభవంలో చెప్తున్నానండి.
ఓహ్! <laughs> ఆ! ఓహ్! ఓహ్! ఓకే. హ్మ్.